<chuckles> <sniffs> ఆవును.
ఇప్పుడు ఆ! ఆడు తప్పు చేసాను అయితేంటి? ఆడవసరమా, నాకవసరం లేదు. నేనెళ్ళను.
ఆ! నాకు నేను వేజ్ నాకు నేను బతకగలను. అంతే కదా!
అనంటారండి. ఇంగా నాకేది బతుకు. కానీ ఇలాంటోల్లేం జేత్తరు చెప్పనండి లాస్ట్‌లో నండి. అంటే నేను చూసిన, అంటే అందరినేననండి. మంచం చివరి దశలో చనిపోతాను 2 రోజులన్ననిపిచ్చినప్పుడు జెప్తారండి ఇయన్నిని.
హ్మ్. హ్మ్. హ్మ్. యాహ్! <chuckles> అప్పుడు చెప్పి ఏం లాభమండి నువ్వు అంటే ఆహ్, ఆ ఆ ఫ్రెండ్‌షిప్పు పోయింది. ఆ సాన్నిహిత్యం పోయిందిగా. య నువ్వు ఎవరితో కలవకుండా, ఆ చివరి వరకు ఏమి ఎ ఎంజాయ్ చెయ్యకుండా ఉండిపోయావు గదా!
ఎప్ పలానోళ్లు ఇలా చే ఏమి లాభమండస్ అవునండి. ఏం ఉపయోగం లేదండి. ఇలాగ చూసినోళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే, మనం మనం ఉ ఉండే పద్ధతిని బట్టి మనం ఉన్న సమస్యలను బట్టి, మనం తప్పు చేసిన, ఒప్పు చేసిన మన అంతరాత్మకు తెలుత్తదండి.
ఓకే. ఓకే. హ్మ్. అవును. హ్మ్.
అవును. ఆ! దాన్ని బట్టి మనం క్షమాపణలు చెప్పినప్పుడు ఎదుటివాళ్ళు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, క్షమాపణలు మనం ప్రతి ఒక్కరికి చెప్పండి. మనకన్నా చిన్నవాడికై చేప్ మనకన్నా పెద్దవాళ్ళకే చెప్తామండి ఎక్కువగాను. ఆళ్ళ పెద్దవాళ్ళు అనుభవాన్ని బట్టి కూడా వాళ్ళు, వీడు నిజంగా చెప్తున్నాడు ఏంటని వాళ్ళకి తెలిసిపోస్తది. అది తెలిసిపోయిన దాన్ని బట్టే, వాళ్ళు నమ్మకం పెంచుకోవాలా లేదా వాడు ఏ విధంగా చెప్తున్నాడు. వాడు మొత్తం పొట్టి పూర్వత్తరాలన్ని చెప్పేత్తరండి. అది చూడండి ఒక సామెత ఉంటది, నువ్వు ఆవిలించు నీ పేగులు లేక్కెట్టేతను. <chuckles>
నిజంగా. అనేది ఉంటుంది. అవునవును. <chuckles> పేగులు లెక్కపెడతాన్న. ఆ! అవును నిజంగా అండి. చాలా బాగా చెప్పారు. అంటే, క్షమ‌పనలు చెప్పేటప్పుడు ఏ మాటలు నమ్మకం పెంచుతాయి, అంటే మన బాడీ లాంగ్వేజయినా గాని, మనం మ చేసే పనులైనా గాని, మీరు చూసిన సిట్యుయేషన్సన్నీ చాలా బాగా చెప్పారండి. మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
అవునండి.